అసలు ఈ రోజుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ అనేవి అసల మన లైఫ్‌ని ఒక ఆహ్, డిఫైన్ చేసేస్తున్నాయి. అంటే అక్కడ ఏదన్న ట్రెండోస్తే అది మనం ఖచ్చితంగా చేయాల్సిందే. అది మనం కూడా చేసి దాంట్లో భాగమవ్వాలి, ఫేమస్ అవ్వాలి అని జనాలు కచ్ వెంపర్లాడిపోతున్నారు నిజంగా చెప్పాలండి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు మీ మీద ట్రెండ్స్ ఎలా ప్రభావం చూపిస్తాయి?
అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్, అయితే ఇది ఎలా చూస్తాను అనే మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, ఇది ఏంటంటే అండి మనుషులందరూ కూడా ఆహ్, ఏమంటారు గొర్రెల్లా బిహేవ్ చేస్తారనిపిస్తూ ఉంటుందండి నాకు. అంటే నేను కొంచెం హర్ష‌గా మాట్లాడుతుండొచ్చు. కానీ నాకీది మొదటి నుంచి అలాగే అనిపిస్తుందండి. అంటే ఒక ఒక ఇది సోషల్ మీడియానే కాదు. ఉదాహరణకి ఎవరైనా దారిలో వెళ్తూ వెళ్తూ పైకి చూసాడనుకోండి. ఏమున్నా లేకపోయినా అందరి నిలబడి పైకి చూస్తూనే ఉంటాను. సో ఇ ఇది ఒక ఒక సైకలాజికల్ ఆహ్, ప్యాటర్న్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక సోషల్ మీడియా విషయానికొచ్చేసరికైతే ఇంకా ఒకళ్ళు ఒకటి జరిగింది ఒకటి కొత్తగోచ్చిందంటే ఇంకా పొలోమని అన్ని చోట్ల అదే కనిపిస్తుంది మాకు మనకి.
అవునా! నిజమే. ఓకే. అంటే ఫోమా అయిపోతూంటారు. ప్రెషర్ కూడా క్రియేటవుతుంది. ఇప్పుడు కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ మీద కంపల్సరీ ఆ ప్రెషరుంటుంది. ట్రెండ్‌గా ఉండాలి ఎంగే‌జ్‌మెంట్ పెంచుకోవాలి అని.
అవును. అవును. అవును. హ్మ్. అవునండి. అవునండి. ఇండివిడ్యువల్స్ చేయటంతో పాటు బ్రాండ్స్ కూడా ఓకే. ఈ ట్రెండ్‌లో మన పోస్ట్ మన బ్రాండ్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేసి చేయప్పచ్చు. <smacks lips> వాళ్ళు కూడా దీన్ని దీనికింకా వ దీంట్లో ఎళ్ళిపోతారు ఈ ఫ్లోలో. సో ఆ ట్రెండ్ బ సినిమా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కొన్ని కొన్ని సార్లు ఆ ట్రెండ్‌లో. ఆహ్, రకరకాలవి నడుస్తూంటాయి. ఇంక అసలంటే ప మన ఇంకా మనకి ఎస్‌కేప్ లేదు అనిపిస్తుంది. ఎక్కడికెళ్ళినా కనిపిస్తుందది. అయితే కొన్ని కొన్ని బావుంటాయండి. ఎంజాయ్ చేస్తాను నేను కూడా. ఆహ్, అంటే చూడటానికి ఫాలో అవ్వటానికి నవ్వుకోవడానికి కొంతమంది దాన్నే చాలా యూనీక్‌గా క్రియేటివ్‌గా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రెండ్‌ని. <smacks lips> కొన్ని కొన్ని సార్లు ఆహ్, ట్రెండ్ విన్నర్ అని జెప్పి ఒకటి కొన్ని కొన్ని ఒస్తాయి. ఆహ్, సో అలాంటివన్నీ బానే ఉంటాయి. ఇక నా వ్యక్తిగతంగా నేను ఎ దాన్ని ఎలా అంటే అసలు నేను ఆ దాన్ని జోలికే వెళ్ళనండి. ఎందుకో నేను తేడా మనిషినో లేకపోతే ఏంటో తెలీదు గానీ ఎవరైనా ఒక నలుగురొకటి చేస్తున్నారంటే నేను ఖచ్చితంగా దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకొని నేను చెయ్యనే చేయను. ఆహ్, అది నాకు చిన్నప్పటి నించి ఒక తత్వండి అది. సోషల్ మీడియా రాను రోజులనించి కూడా నలుగురు ఒకటి చేస్తున్నారు. నలుగురు ఒకలాగా ఉన్నారు అనంటే నేను ఆహ్, అందులో ఆ గుంపులో అయితే చేరను. నాకెందుకోన ఉండట నాకు ఇష్టం ఉండదు. నాకు పర్వాలేదు. నాకు గుర్తింపే వద్దు. నన్ను ఆహ్, ఏమంటారు ఎ వె వె వె వె బయట పెట్టేసినా పర్లేదు. నన్ను ఒంటరివాడిని చేసినా పర్లేదుగానీ, ఎందుకో నాకా గుంపులో కలిసిపోవటం పొలోమని ఆహ్, అలా ఉండిపోవటం
ఓహో! ఓకే. అవును. నిజమేనండి. నిజమే. ఓకే. గుంపులో గోవిందంగా ఉండడానికి అలాంటిది కొంచెం ఇ ఇష్టం ఉండదు.
ఉండదు నాకెందుకో. మొదటి నించి చిన్నప్పటి నించి నేను నేను గమనించాను గూడా. <chuckles> ఓహో! నాన్నే అంటే నాకొక రియలైజేషన్ ఒస్తుంది కదా! కొంత పెరుగుతూ ఉన్న కొద్దీ ఓకే. నేను ఈ టైప్ అనమాట అనే క్లారిటీ ఒస్తుంది కదా! ఏదో ఒకప్పుడు ఒక ఫేజ్‌లో. సో నేను మొదటిగా నా గురించి తెలుసుకుంది ఇదనమాట. ఓకే. నేను ఇలా అందరిలో ఒకలా ఒకళ్లాగా ఉండిపోలేను. నాకది నా కంఫర్ట్ కాదది అనేది అర్థమైంది నాకు. ఇగ అదే సోషల్ మీడియాలో కూడా కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు. <giggles>
ఓకే. అవును. ఒస్తుంది. నిజమే. అవును. నిజమేనండి. అయితే మనకి కొన్ని ఏంటంటే రీల్స్‌గాని షార్ట్స్ గానీ ఎట్లాంటే మనల్ని బాగా అసలు ప్రెషర్ చేసేస్తే మనం కూడా చెయాలి అంటే ఒక ప్రెషరంటే మనకు మనకే అనిపిస్తది. చెయ్యాలి ఖచ్చితంగా మనం కూడా ఒక్ ఒకసారి కనీసం డ్రాఫ్ట్స్‌లో పెట్టుకోవడానికైనా చెయ్యాలి. ట్రై అనిపిస్తది. అలాగ మీకే ట్రెండ్ అనిపించింది?
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవును. అవును. ఆ! ఆహ్, అంటే ఈ ఈ హుక్ స్టెప్‌లు గానీ ఇవగాని అనిపించలేదుగానిండి. అప్పుడప్పుడు ఆహ్, మొదట్లో చాలా ఏళ్ళ క్రితం ప్రిస్మా ఆర్ట్ అని ఒకటొచ్చేది. <smacks lips> కరెక్ట్‌గా అప్పుడే అంటే ఏఐ ఏం లేదు. హ్మ్. అప్పుడు మీకెంతవరకు గుర్తుందో నాకు తెలీదు గానీ అంటే మన పిక్చర్‌ని అప్‌లోడ్ చేస్తే దాన్ని ఆహ్, ఫేమస్ ఆర్టిస్ట్‌లాగా మార్చి ఇచ్చే ఒక యాప్ ఒచ్చింది. పెయిడ్యాప్ అనమాట అది. తర్వాత దాని చీప్ కాపీలు కూడా ఒచ్చాయి. బట్ అది మాత్రం ఎందుకో బా నచ్చిందంటే ఆర్ట్‌లోకి <smacks lips> మన ఫోటో మారితే అదొక ఫ్యాసనేటింగ్‌గా ఉండేదనమాట.
ఆహా! అవునవును. నిజమేనండి. అవును. ఓకే.
రకరకాల ఆహ్, ఆహ్, ఏమంటారు 'డవిన్సీ' ఎస్తే, 'డవిన్సీ' ఎస్తే ఎట్లుంటుంది మన బొమ్మని. లేకపోతే ఇంకొక ఎవరు ఆ! పాపులర్ ఆర్టిస్ట్‌లు వేస్తే మన బొమ్మ ఎలా ఉంటుంది అనేది ఒక యాప్‌లాగా ఒచ్చిందనమాట. మొదట్లో ఐఫోన్‌కోచ్చింది. తర్వాత దీ అది మాత్రం బా నచ్చి ట్రై జేశా. సో ఒకటి నేను ఏదైనా యూజ్ చేశానంటే అది ఒకటి. ఇంకా ఆ తర్వాత మొన్న కూడా ఒకటొచ్చింది గదా! గిమినియా? గమినియా ఆర్ గిబి గిబ్లీ ఆర్ట్. సంథింగ్. గిబ్లి ఆట్. ఆ! సో అది కూడా ఆహ్, క్యూట్‌గా అనిపించింది. అందరి ఫేస్లు కార్టూన్‌లాగా మారిపోవటం. నేను ట్రై చేయలేదు. బట్ అది కొంచెం ఎ ఎక్సైట్ చేసింది నన్ను. హ్మ్. యాహ్!
ఆహా! ఓకే. ఆహా! ట్రై చేసారా? ఓకే. గిబ్లి ఆర్ట్. అవును. అవును. నిజమే. అవును. ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే కొన్ని ట్రెండ్స్ ఏం జేస్తాయంటే మనలో ఒక ఇన్ఫీరియర్టీ కాంప్లెక్స్ ఒక కంపారిజన్ లాంటివి క్రియేట్ చేస్తాయి ఎదుటివారితో. ఇన్‌సెక్యూరిటీ ట్రిగర్ జేస్తే. అట్లాగా ఏమన్నా అనిపించిందా? అసలది ఎందుకట్లా ఫీల్ అవుతున్నామంటారు?
ఖచ్చితంగా. <chuckles> హ్మ్. అవును. ఆహ్, కాంప్లెక్స్ ఇష్యూసే అండి. నా వరకైతే నేను నా గురించి మాట్లాడాలి అననుకుంటే ఉదాహరణకి కొన్ని ఆహ్, ఏనో ఫ్యాషన్ ట్రెండ్స్ ఉంటాయి. కొన్ని డాన్స్ హుక్ స్టెప్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా నేను చేయలేను. నాకు నప్పవు. నాకు సూట్ అవ్వదనే ఆహ్, క్లారిటీ నాకుంది కాబట్టి. కాబట్టి అప్పుడు బహుశా అ అనిపించొచ్చు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేకపోతే చిన్నగా ఒక చిన్న నేను ఏమంటారు?
అవును. ఓకే.
ఆడ్ మన్ ఔట్ లాంటి ఫీలింగ్ కూడా రావచ్చు. ఆ! హ్మ్.
ఆ! ఒస్ ఒస్తూ ఉంటుంది నిజంగానే. అంటే మనం ఫిట్ట్వామేమో ఈ సర్కిల్‌లో అనిపిస్తది. అప్పుడప్పుడు.
హ్మ్, హ్మ్, కరెక్ట్. కరెక్ట్. కొన్ని కొన్ని ఏంటంటే స్ ఆహ్, షోస్‌కి, వెబ్ సీరీస్‌కి సినిమాలకి సంబంధించి క్రికెట్‌కి సంబంధించి కూడా ట్రెండ్స్ ఒస్తూ ఉంటాయి. ఏదో జరుగుతుంది ఏదో ఫీల్డ్‌లో. దాన్ని పట్టుకొని ఇంక అందరూ <smacks lips> ఉదాహరణకి ఆహ్, విరాట్ కోహ్లియో లేకపోతే ఎవరో ఏదో అన్నారు. సో అది ట్రెండ్ అయిపోతుంది. ఆ చిన్న బిట్. నేను అది ఫాలో అవ్వలేదనుకోండి ఫోమో వచ్చేస్తుంది. ఏం ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం మిసయ్యాను నేను అని చెప్పి డిగ్ జేసి టైమ్ స్పెండ్ జేసి మొత్తం చదువుతా అనమాట నేను. ఎందుకు అందరు ఇలా చేస్తున్నారు అని జెప్పి.
అవును. ఓకే. నిజమే. ఓకే.
యాహ్! యాహ్!
అవి మీకు బాగా కొంచెం ఫోమోగ్రియతుంది.
అది ఉ అది ఉంటుంది. ఆ ఫోమో నాకుంది. నేనది కూడా ఒప్పుకోలే ఒప్పుకోవాలి. అంటే నాకు తెలియాలి
నిజమనను, అందరికీ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో ఫోమోసనేవి అందరికి ఒస్తాయి.
<chuckles> రైట్ రైట్. అంటే తెలియాలంతే. వేరే ఏం లేదు దాన్ని చెయ్యాలనో, లేకపోతే దాని గురించి ఇంకోటో, అని కాదు. బట్ నేనున్న ఫీల్డ్ కూడా ఇట్ ఆహ్, దానికి ఆ డిమాండ్ ఉంటుంది. ఏం జరుగుతుంది ట్రెండ్‌ కాని, ఇంకోటి కానీ, సో కాబట్టి నేను కాన్స్‌టేంట్‌గా అప్‌డేట్ అవ్వటానికే ఆహ్, చూస్తూ ఉంటాను ప్రయత్నిస్తుంటాను. హ్మ్.
ఓకే. అవును. చూస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని ట్రెండ్స్ ఉంటాయి. అంటే అది ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందంటే, ట్రావెలింగ్ వ్లాగింగ్ కానీ. ఎక్కువ ట్రిప్స్‌కి వెళ్తున్నాము. మేమేక్కడికెళ్తున్నాం. అది కూడా జనాల్లో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని క్రియేట్ చేసింది అంటే, ఇదివరకంటే మనకి అంత ట్రావెలింగ్ చేయాలన్న కోరికలు కూడా ఉండేవి కాదు. మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, మహా ట్రిప్స్ అంటే మనకి తిరుపతో, లేకపోతే శ్రీశైలమో ఇలానుండేది. కానీ ఇప్పుడేంటంటే, యూత్ కూడా చాలామంది నేనక్కడికెళ్ళాలి, నేనిక్కడ ట్రిప్స్‌కెళ్ళాలి. అనే ఒక ఒక ధోరణి ఎందుకు ఎందుకు అని అడిగితే "మా ఫ్రెండ్స్ ఎళ్లారు, లేదా సోషల్ మీడియాలో ఎవరో వెళ్లారు, అనేది ట్రెండ్ వల్ల తీసుకున్నారు" అన్ ఆహ్ చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <giggles> అంతే అంతే. హ్మ్. హ్మ్. రైట్. రైట్ రైట్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఎఫ్ <clears throat> ఎఫర్డ్ చేయగలిగితే వెళ్ళొచ్చండి. అందులో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే హ్మ్. మరీ మనం పర్సనల్ లోనులు పెట్టుకొని, వాళ్ళేళ్తున్నారు కదా! అని పీర్ ప్రెషర్‌తో వెళ్ళటం ఆహ్, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మీరన్నట్టు ఎక్స్‌పోజర్ ఒచ్చిందండి, మీ మనకి కొన్ని 4, 5 ప్లేసులు తెలుసు. మహా అయితే ఊటికిెళ్ళేవాళ్ళమెమో బాగా, బాగా ఈ ఆహ్, ప్లాన్ జేసుకొని. హ్మ్. హ్మ్.
అవును. యాహ్! అవును. ఒక పదేళ్ళ క్రితం అంటే మరీ ఆహ్, టూరిస్ట్ విహారయాత్రలంటే ఊటీ, కొడైకనల్, సిమ్లా, మనాలి. ఇవే తెలుసు.
కరెక్ట్. అంతే. అంత్ అవే తెలుసు. ఇప్పుడేంటి వియత్నాం, బాలి, సింగపూర్, మలేషియా చాలా ఈజీగెళ్ళిపోతున్నారు. సేలబ్ అంటే ఏంటంటే, ఈ మీరన్నట్టుగా ఈ వ్లాగర్స్ కూడా ప్రాపర్ ఐటినరీ చెప్తున్నారు. బడ్జెట్ ఎంతవుతది? ఎక్కనుండాలి ఇవన్నీ? సో ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఇన్ఫమేషన్ అనేది. ఓకే. మనం ఆహ్, ఇప్పుడు ఏది ఊటీకెళ్ళే ఖర్చులో మనం ఆహ్, వియత్నం గూడా వెళ్ళొచ్చంటా. ఓ 50,000 చాలంట అని జెప్పేసి, ప్లాన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కాబోతే అదే అండి. అంటే మనిషి ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా చాలా అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషుల్ని, కొత్త కల్చర్‌ని గలిసినప్పుడు, సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలండి. మనం బావిలో కప్పలా ఉండిపోకుండా. అందుకే అంట్ అందుకే కొంచెం ఎఫర్డ్ చేయగలిగితే మాత్రం ట్రావెలింగ్ నేను రికమెండ్ చేస్తాను. అవుక్ అవును.
అవునండి. అవును. నిజమే. ఓకే. అవును. నిజమేనండి. ఓకే. ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు. అయితే మనకి అల్గారిథమ్ కూడా ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఎలా ఉంటాయంటే మనం ఏదన్నా సెర్చ్ చేస్తున్నాంనుకోండి ఏదన్నా, కొత్తది. దాని రిలేటెడ్‌గా ట్రెండ్స్‌ని గాని, ఇన్ఫర్మేషన్‌ని గాని, కాంటెంట్‌ని గాని చూపిస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎంతగా ఇన్‌ఫ్లుయన్స్ అవుతామంటారు?
హుహు. హుహు. అవును. అవును. ఆ! ఖచ్చితంగా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతామండి. మన ఒపీనియన్సే మారుతాయి ఒక్కోసారి. ట్రెండ్స్ పక్కన పెడితే ఆహ్, ఉదాహరణకి, మనం ఒక టాపిక్ మీద సెర్చ్ చేశాం అనుకుందాం. ఆహ్, ఫినాన్స్ మీద అనుకుందాం ఉదాహరణకి. సో ఇక ఒస్తాయి ఆహ్, ఇందులో ఇన్‌వెస్ట్ చేయండి, అందులో ఇన్‌వెస్ట్ చేయండి, ఇది కరెక్ట్, అది కరెక్టు, ఫినాన్సియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లోస్తారు, అడ్వర్టైజ్‌మెంట్లవి ఒస్తాయి, అన్నవే వస్తాయి. సో మన మన క్లారిటీ ఆఫ్ ఇది థాట్ మారిపోతుంది. మన ప్లాన్స్ మారిపోతాయి. ఏంటేంటో, ఎక్స్‌ప్లోర్ చేస్తూంటాం మనం. సో ఈ అల్గారిథమనేది ఒక రకంగా మన జీవితాన్నే డిసైడ్ జేస్తదేమో అనిపిస్తది అప్పుడప్పుడు.
అవును. ఓకే. అవును. అవును. నిజమేనండి. ఓకే. అంటే మనకి ఇయన్నీ అంటే కొంచెం ఆహ్, ఆలోచిస్తే రిలేషన్‌షిప్ ఆహ్, రిలేటెడ్ కూడా చాలా ట్రెండ్స్ అవుతున్నాయి. ఆహ్, చాలా అంటే కొన్ని ఫన్నీగా ఒక జోక్ అంటే ఒక పార్ట్‌నర్స్ ఇద్దరు కలిసి ఒక జోకేస్తే, దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు ట్రై జేస్తున్నారు. ఇంకొకళ్ళు ట్రై జేస్తున్నారు. అలాగా రిలేషన్‌షిప్ కంపారిజన్స్ కూడా అయిపోతున్నాయి.
<chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఆ! ఎ నేను రీసెంట్‌గా చూసిన ఒక ట్రెండనేది నాకు చాలా ఆహ్, అంటే కరెక్ట్‌గా అనిపించిన ట్రెండేంటంటే, ఆ! వైఫ్ హస్బె వైఫ్ ఎక్కడికో ఎళ్తారు ఊరికి? హస్బండ్‌నీ నువ్వు అర్జెంటా కిచెన్‌కి వెళ్ళు. కిచెన్‌కి వెళ్ళి ఒక ఆహ్, మ్యాచ్ బాక్స్ లిట్ చేయమని అడుగుతారు. చేసిన తర్వాత ఆయన ఏం కాలేదు. ఓహో! ఏం కాలేదా? నేను గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఏం కాలేదు. అంటే ఎట్ ద, ఎట్ ది రిస్క్ ఆఫ్ హస్బండ్స్ లైఫ్ అని చేప్పనిపించుకున్న.
హ్మ్. హుహు. వైజా అయ్యయ్య! ఆ! ఆ! ఆ! <giggles> నేను చూడలేదు క్రేజీది. ఆ!
అవును. ఇట్లాంటి ట్రెండ్సంటే చాలా చూసాను నేను. ఇలా టాక్సిక్ ట్రెండ్స్‌నీ గూడా చేస్తున్నారు. అది ఎంతవరకు రూ ఆహ్ కరెక్టంటారు?
హుహు. హ్మ్. వెర్రీ అండి ఇంకది అంతకుమించి ఏం చెప్తాం కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు అది <smacks lips> చాలామంది ఇది ప్లాన్డ్, స్క్రిప్టెడ్ అనుకుంటారు. కానీ ఎంతో కొంత పర్సెంటేజు ఆహ్, దాన్ని నిజం అనుకునే అమాయకులు ఎక్కడో చోటో ఒక్కలైనా ఉండపోతారా? సో అది వాళ్ళకి ఎఫెక్టే అవుతుంది గదా! ఇలాంటి పిచ్చిని అసలు ఎంకరేజ్ చేయనిచ్చి ఇప్పుడు చాలామంది రైల్వే ట్రాకుల మీద సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఆహ్, ఇంకా అది అది ఎక్స్‌ట్రీమ్స్ అండి అది. ప్రాణాలు పోయిన వాళ్ళను గూడా చూసాం. ఒకటి, ఒకటి రెండు సంఘటనల్లో. సో అది అది హ్మ్.
అవును. నిజమేనండి. అవునండి నిజమే. అవును. మీకు రైల్వే ఆహ్, ట్రాకంటే నాకు గుర్తొచ్చింది. కొన్ని ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మిర్చి ఛాలెంజ్ అని చెప్పి పచ్చిమిరపకాయలు తినేసేవాళ్ళు. ఇప్పుడు అది అంటే 'జోలోచిప్' అనేది చాలా అంటే చిన్న ముక్క తిన్నా సరే మనకి కలుపు మండిపోవడం ఇయన్నీ జరుగుతుందని తెలిసినా, ఫ్రెండ్స్‌ని ప్రాంక్ చేయడానికో లేకపోతే ఆడియన్స్‌కి చూపించడానికో మాక్సిమం ఆహ్, 90% ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ జోలోచిప్ ట్రై చేశారు దా వాళ్ళకి హెల్త్‌కి హామ్ అయినా, అయినా సరే. దాన్నెలా చూస్తారు అంటే జర్ జనాల వాలిడేషన్ కోసము వాళ్ళ హెల్త్‌నీ కూడా రిస్క్ పెట్టుకున్న ట్రెండ్స్ కూడా చేస్తున్నారు.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. చాలా చాలా చేస్తున్నారండి. అదొక్కటేనా ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకటండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆహ్, ఒక దుకాణాలు వరుస పెట్టుంటాయి జూసారా? బట్టల షాపులు గాని ఆహ్, నగల షాపులు గాని ఒక వీధి నిండ వరుసగ అవే ఉంటాయి. సో వాళ్ళ ఏంటి ఆఫర్‌లూ పెట్టాలి మనుషుల్ని లోపటికి కస్టమర్‌ని తీసుకునిరావాలి. ఇప్పుడు వాళ్ళ వ్యూవర్స్‌నీ వాళ్ళ సబ్స్క్రైబర్స్‌నీ పెంచుకోవటానికి ఎన్ని పాటులైనా పడతారు. కాజ్ వాళ్ళకేంటంటే ఇంకది కెరీర్ అయిపోయిందండి ఇప్పుడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌కీ కానీ అది. సో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కం అదే ఇప్పుడు. అండ్ వాళ్ళ ముందు బోలెడన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది లక్షల్లో సంపాదించటం కార్లు ఇళ్లు కొనేయటం చూసేసి ఇంకా వాళ్ళు ఏ
అవునండి. అవును. అవును. నిజమేనండి. అవును. కరెక్ట్ అది. మనం కూడా అలాగే సెటిలయిపోవచ్చు అనే ద్ భ్రమలో బతికేస్తున్నారు.
అయిపోవచ్చు అనే ఆ! అనే ధోరణి ఒచ్చేస్తోంది. కాన్‌షియస్‌గానే ఇలాంటియి ఇవి చేస్తున్నారు వాళ్ళు. ఏదో అమాయకులో లేకపోతే ఆహ్, ప్రెజర్ వల్లో కాదు. వాళ్ళకి తెలుసు అది హార్మ్ చేస్తుంది. ఇది డేంజరని చెప్పి. అయినా కూడా రిస్క్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఇంగ అంతే ఇంకా. ఇప్పుడు అంతా రేసే ప్రతీదీ రేసే ఆహ్, మనమనుకుంటాం ఆహ్, ఐటీ జాబ్స్‌లోనో ఇంకెక్కడోనో ప్రెజరుందని. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లది కూడా ప్రెజరే. <chuckles>
అవును. ఓకే. అవును. చాలా ప్రెషరేనండి. అయితే ఆహ్, కొంతమందేంటంటే ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ప్రాంక్స్ గానీ ఇట్లాంటివి గుడా ఆళ్ళు చూసి, అంటే సెంటిమంట్స్ హర్ట్ అయిపోయేలాగ కూడా చేస్తున్నారు. ట్రెండ్స్‌లో వాటిల్లో అంటే యాహ్! నేను రీసెంట్‌గా ఒకటేంటంటే ప్రాంక్‌లో చూసింది. వాళ్ళొచ్చి సడన్‌గొచ్చి, ఇయర్ ఫోన్స్ కట్ చేసేసారు. ఒక పర్సన్. అది ఇది చాలా ఓల్డ్ వీడియో బట్ ఆ! కట్ చేసేసారు. కట్ చేసేసిన తర్వాత అదేంటంటే తను పేరెంట్స్ ఎవరో లాస్ట్ గిఫ్ట్ అనమాట. కొత్తది వెంటనే ఇచ్చారు. కొత్తదేంటంటే ఐపాడ్స్ ఇహ్ ఆహ్, ఉంటాయి కదా! అవిచ్చారు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్. బట్ ఆ ఎమోషన్‌నీ తిరిగి తీసుకురాలేరు కదా! సి సెన్సిటివిటీని కూడా వాళ్ళు చూడట్లేదు. ఈ ప్రాంక్సనో ఇదనో. అది ఎలా అంటే అది ఎలా మానుతారంటారు? ఇప్పుడు? మానతార అసల? ఈ ట్రెండ్ తగ్గుతదంటారా?
అవును. <clears throat> హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. సిజర్స్‌తోటి ప్రాపర్‌గా కట్టే జేసేసారు. ఓహ్! అయ్యయ్యో! ఆ! ఓకే. ఓకే. హ్మ్. రైట్. మా మానరు మానరండి మానరు. అది వాళ్ళకి తర్వాత వాళ్ళు తెలిసి బాధపడ్డా కూడా చెప్పాను గదా! ఇదంతా వ్యూస్ గేమ్ ఇంకా వ్యూస్ లైక్స్ ఆహ్, అంటే కొంతమంది నేను అప్పట్లో చూశాను. ఆహ్, ఒకళ్ళు కొలాబ్ చేద్దాము. మనిద్దరం కలిసి వీడియో చేద్దామంటే ట్రైను బస్సు ఎక్కి ఊర్లు దాటి వెళ్ళిపోయి ఒక ప్రయాణం చేసి ఒక చిన్న ఒక 30 సెకండ్స్ వీడియో కోసం వెళ్ళిన వాళ్ళని కూడా జూశాను నేను. కా <chuckles> కాబట్టి సో ఇవి మానెప్ ఆహ్, అవకాశమైతే లేనే లేదండి. ఎలా అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఒకసారి ఇదైందో. ఇది బ్యాన్ అవ్వటమే దీనికదొక్ ఒకే ఒక దారి అనుకుంటున్నా. బట్ నేను బ్యాన్ అవ్వాలనేం కోరుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళు మానాలంటే ఇదొకటే పద్ధతి.
అవును. అవును. నిజమేనండి. చాలామందున్నారలాగా. ఓకే. అంటే దీన్ని రిలేటెడ్‌గా లాస్ లాంటివేం తెచ్చినా సరే ప్రయోజనం ఉండదంటారా?
ఉంటుందండి. ఖచ్చితంగా. అంటే పబ్ జీ.
అంటే కొంచెం అంటే ఇప్పుడు ప్రత ఫీల్డ్‌కీ ఒక కొన్ని లాస్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎంతవరకు అది చేయొచ్చు. ఎంతవరకు చేయకూడదు. కానీది ఈ యొక్క ఫీల్డ్‌కే ఏం చేసినా సరే రిస్ట్రిక్షన్స్ లేవు.
హ్మ్. హ్మ్. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. లి ఉన్నాయండి. ఉన్నాయండి. ఒక మీరు గమనిస్తే ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేడీ, ఆఫీస్ పనిలో తను వీడియోలు చేసేది. ఆహ్, రీల్స్ అండ్ వీడియోస్. నాకు ఎగ్జాక్ట్‌ గుర్తు‌రావట్లే ఎవరో. తనని సస్పెండ్ జేశారు. మీరు ఆఫీస్ పనిలో ఆఫీస్‌లు చేయకుండా వీడియోలు చేస్తుందని. కొంచెం హై ర్యాంక్ ఆవిడనే.
అవునా? ఓకే. ఆ! అంటే గవర్నమెంట్ ఆఫీసెస్‌కి ఉంటది. కానీ జనరల్ పబ్లికైయితే ఉండదు కదా! వాళ్ళకి ఏ లిమిటైయినా
ఆ! చేసారు. పబ్లిక్ న్యూసెన్ న్యూసెన్స్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు ఒకరు ఆహ్, ట్రైనెక్కే టైంలో వాళ్ళని ఎక్కనీయకుండా డాన్స్‌లేస్తూ ఉన్నారనుకోండి <sniffs> డోర్ దగ్గర. వాళ్ళు న్యూసెన్స్ కేస్‌లో బుక్ చేసి లోపలేయొచ్చు. సో అలాంటివి ఉన్నాయి. అంటే మనకి ఖచ్చితంగా మీరన్నట్టు ఆహ్, ఒక చట్టం దీని ప్రక్ దీని ఎక్స్‌క్లూసివ్‌గా ఏమి లేదు. కానీ ఆ హద్దులు దాటినప్పుడల్లా కొంచెం వాళ్ళనైతే మనం తే ఆహ్, చట్టంతోటి అరికొట్టొచ్చు ఖచ్చితంగా అరికట్టొచ్చు.
ఓకే. ఆహా! ఓకే. అరికట్టచ్చు. బాగా చెప్పారండి. అవి ఎట్లా మనలిని అంటే ట్రెండ్సనేవి మనకి సోషల్ మీడియాలో ఎలా ప్రభావం చేస్తున్నాయి? అవి <giggles> తగ్గుతాయా లేదా? తగ్గవు అనేది ఒక క్లారిటీతో బాగా చెప్పారు. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడదాం.
హుహు. హుహు. హ్మ్. తప్పకుండా అండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా షేర్ చేసుకోవడం. థాంక్యూ.
థాంక్యు.